అయితే, మనకి రోజంత ఎంత కష్టపడినా చివరికి మనకి ప్రశాంతంగా హాయినిచ్చేదైతే ఖచ్చితంగా నిద్రండి. ఎందుకంటే ఆహ్, మనం ఆ నిద్రలో ఈ చేసిన పనులన్నీ లేపోతే మనకెన్ని బాధలున్నా గూడా నిద్రలో హాయిగా పడుకుంటాం. ఇంకా ఆ కలలు వేరే ఉంటాయి గాబట్టి, ఆ బాధలు మర్చిపోతాం గాబట్టి, మనకి చ అది ఒక హాయినైనా అది ఏంటంటే ఆ అదొకనుభూతనమాట. అయితే ఖచ్చితంగా ఈ నిద్ర అనేది ముఖ్యం మనకి. కానీ ఈ ఆధునిక కాలంలో ఏవవుతదంటే ఈ స్క్రీన్ టైమ్ వల్లనో ఇంకా వేరే వేరే ఆహ్, మనం బిజీ లైఫ్ వల్లనో నిద్రనే దానికి మనం ఎక్కువగా ఆహ్, నిద్ర పోలేకపోతామనమాట. అయితే మీరు మీ ఎ ఆహ్, రోజువారీ ఎరు అంటే మనం ఒక ఆహ్, ఏం జెప్తున్నానంటే, మీరు ఈ మీ దినచర్యలో, మీ దినచర్యలో ఈ నిద్రాన్ని మీరు ఎలా ఆ నిద్రని ఎలా భాగం చేసుకున్నారు? దాన్ని ఎలా మీరు కన్సిస్టెంట్‌గా ఒక అలవాటుగా మార్చుకొని, దానికి ఎంత టైమ్ కేటాయిస్తున్నారని చెప్పగలరా?
అద్ మీ దినచర్యలు. ఆ! ఖచ్చితంగా అండి. ఎందుకంటే చదువుకునే టైంలో అండి, మహా అయితే ఓహ్! 10:30 వరకు పడుకోపోయినా కూడా ఇంట్లో నాన్న అనేవారనమాట. ఎంటమ్మా ఇంకా చదువుకుంటూ ఉండడం, పడుకోండి. అంత లేట్‌గా పడుకోకూడదనేవారు. 10:30 అన్నదే లేటనమాట అప్పట్లో మాకు.
మీ ఇంట్లో ఏదొ కొంచెం డిఫరెంట్‌గా ఉందె. మా ఇంట్లో ఎలాగంటే, చదువుకోండి చ ఇప్పుడే చదువుకోవాలి. తవత నిద్రపోవచ్చని చెప్పేసి అలానేవాళు. మీ ఇంట్లో నిద్రకెక్కువ ఇస్తన్నారు ఇంపార్టెన్స్.
<giggles> <chuckles> ఆ! అంతేనండి. నిజంగా అనిపించుకునేలా గూడా ఎప్పుడు ఉండేదాన్ని కాదు. ఇంకా మా చెల్లయితే 9కి గంట కొట్టినట్టు నిద్రపోయేదది. నేనే కాసేపు కూర్చొని ఇంకా చదివేదాన్ననమాట. "ఇంక ఇంతకంటే మేలుకొని ఉండకూడదమ్మా, ఆరోగ్యానికి మంచిది కాదు, పడుకుండి పో" అని జెప్పేసి చెప్పేవారనమాట నాన్న.
ఓకే. ఓకే. ఓకే. చదువంటే అంతిష్టమండి మీకు? అంతసేపు కూర్చొని చదువుకోవటం వల్లే ఏమన్నా
ఆ 10:30 కూడా అంత టైమేనేంటండి మీరు మరీను? <chuckles>
ఆ! 10:30 వరకు చదువు అసల చదువుకోవటం అంటే ఇంక వేరే దేదన్నా చేయస్తన్నాామంటే సరే అనుకోవచ్చు. చదువుకోటం కోసం నిద్ర పక్కన పెట్టారంటే, అసల మీరు చదువు మీద అంటే చదువు బిడ్డని జెప్పాలి మీరొక రకంగా.
<giggles> అంటే చ బానే చదువుకునేదాన్నండి. మరి ఏదో హోమ్‌వర్క్స్, సైన్స్ స్టూడెంట్ అంటే రికార్డ్స్‌లు, హోమ్‌వర్క్‌లు ఎవోటి ఉంటాయి గదండి. మిగతా వాళ్ళ కంటే ఎక్కువగా. ఆ! అలాగనమాట. అలా టైం బట్టేది మరి ఒక్కోసారి, రోజు గాదు గానీ, అంటే ఇగా నేనంటే కొంచెం ఇష్టం, గారం వల్ల నాన్న అలా అనేవారు.
ఓకే. సైన్స్ స్టూడెంటా మీరు? ఓకే. ఓకే. ఓకే. ఓకే. "ఎక్కువ సేపు ప పడుకోమ్మా, త్వరగా పడుకోమ్మా" అని జెప్పేసి చెప్పేవాళ్ళా? ఓ
అంతేనే. త్వరగా పడుకోమ్మా అనేవారనమాట. అంటే పదిన్నర, పదకొండు అంటే ఆహా! ఓహో! ఎక్కువనమాట మాకు. <chuckles> అలాంటిది ఇప్పుడన్నీ మారిపోయాయండి బాబు, పెళ్లయ్యాక. మా వారు కొంచెం లేట్‌గా మెల్లిగా ఆఫీసు నుంచొచ్చాక అప్పుడే కబుర్లు మొదలుపెడతారనమాట ఇంట్లో <chuckles> అందరితో. మాది కొంచెం ఉమ్మడి కుటుంబం. మళ్లీ వీళ్లు, వాళ్లు, వదినలు, అన్నయ్యలు ఎక్కడ పడుకునిపోతారో వెళ్లని, ఇంక అప్పుడే కూర్చొని మొత్తం ఆ రోజు ఏంటి కబుర్లు, ఈం ఆహ్, హ్మ్, మాకు సంబంధించిన కబుర్లేంటి, ఇంట్లో కొత్తగా ఏం జరిగాయి ఇవన్నీ అప్పుడే పెడతారనమాట. ఇవన్నీ అయ్యి మేము బోం చేసి పడుకునేసరికి 12 దాటిపోవడమే. ఎప్పుడు ఆ లోపలెప్పుడు పడుకోలేదండి నిజంగా.
ఓకే. అవునా! ఓకే. ఓకే. అంటే పెళ్ళయిన తర్వాత 12కి పడుకోవడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది ఇంకా.
ఆ! అదిగా చాలా పెంద్రాలే అనమాట. <chuckles> అలా అయిపోయి ఆ! అది పెందరాళ్ళే అన్నట్లయిపోయింది. ఆ తర్వాత
అదే పెందులాడ <chuckles> మీకు. ఓకే. అంటే మరి ఉదయం ఎప్పుడు లేస్తారు పడుకొని ఇంకా?
ఆ! అప్పుడైతే ఇంకా పెళైన కొత్తల్లో కాబట్టి ఇంకా పిల్లలు, ఇంకా ఆఫీసు అలాంటివేం లేదు గానీ కాబట్టి 7, 7:30కి లేచేదానిలెండి. ఇంకిప్పుడు
ఓకే. ఇప్పుడు పనులెక్కువ ఉంటాయి కాబట్టి పొద్దున 5:30కే లెగిసాస్తారేమో మీరు?
ఇప్పుడు ఐదేనండి. ఐదున్నరేంటి ఐదే. <chuckles>
ఐదేనా? 5 గంటలు తిరిపోతుంద మరి నిద్ర.
ఆ! అంటే ఆహ్, రా ఆహ్, ఇంకా 5 గంటలుంటేండి బాబు, ఈ మధ్యన నా వృత్తికి సంబంధించి కొన్నేవో టార్గెట్స్ అవి, ఇవి అని ఒక్కోసారి 2, 3 పడుకున్న రోజులు కూడా ఉన్నాయనమాట. ఉండేసరికి
అయ్యో! ఇంకా మీకు నిద్రెక్కడ సరిపోద్ది? అసలు నిద్ర పోతున్నారా మీరు సరిగ్గా?
అదేనండి. కొంతమందైతే ఓ 9 వరకు అలా కానిచ్చేయొచ్చు. కొంచెం బ్యాచిలర్స్ అలా ఉన్నారనుకోండి. ఆహ్, వాళ్ళు అంటే అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని ఎవరైనా, పడుకోవచ్చు. ఎందుకు నే నన్నే ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే నాకింకా పెళ్ళవ్వలేదు. ఇంకా అమ్మా, నాన్న <giggles> దగ్గరే ఉన్నానంటే నేనూ పడుకునుంటానేమో! ఎనిమిది తొమ్మిదింటి దాకా. కానీ ఇప్పుడు అలా కుదరదు గదా! 5కి 2 ఒక్కసారి
ఓ ఓకే. ఓకే. ఆహా! కన్ కుదరదుగా. ఫ్యామిలీ మనకు బాధ్యతలియన్ని పెరిగిపోతాయి. ఖచ్చితంగా మనమే లెగవాలి. మనం లెగవకపోతే పనులు ఎవరు చేయరింట్లో.
ఆ! అవునండి. అలాగే అయింది నాకొకసారి. 5కి లేచేదాన్ని. 5:30కి అయ్యే వరకు మెలుకు రాలేదనమాట. అలారం కూడా కట్టేసి పడుకుండిపోయాను. <giggles> పడుకునేసరికి మా అబ్బాయిని లేవ- లేపడం లేటైపోయింది. వాడు హడావిడిగా లేసెళ్ళాడు. నేను హడావిడిగా ఏది ఓ ఏ ఒకటేదో అనుకుని ఇంకొటేదో ఇడ్లీపిండి రెడీగా ఉంటే
ఓకే. ఆ! ఇదే. ఏంటంటే మనం ముందు లేసామంటే, మ ఆహ్, ఇంకా మనం అందరం అలారం ఆహ్, మనల్ని అలరంలాగా వాడేసుకుంటారుందరు. అమ్మ నువ్వు పొద్దున్నే లెగవగాలనే నన్ను లేపమ్మా.
అంతేనండి. ఇప్పుడు నేను నా పరిస్థితంతే. <chuckles> నేనే ముందర లేస్తా ఉంటాను. ఆ! నేన్ నేనే లేపుతూ ఉంటాను. అసలు నాకేంటంటండి, ఒక 10 నిమిషాలు ముందర లేచి ప్రశాంతంగా లేస్తాను నేను. లేచి లేచిన వెంటనే ఏది మూడుంటుందో, అదే రాత్రి వరకు కంటిన్యూ అవుతుంది అనిపిస్తుంది ఎందుకో నాకు. అందుకే నేనూ ప్రశాంతంగా లేస్తాను. మా పిల్లలని కూడా అలాగే ముద్దు చేస్తూ ప్రశాంతంగా లేపుతాననమాట. అలాంటిది
అంతేనా? మీరే లే అందరిని లేపాలా పొద్దున లేసేసిన తర్వాత? ఓకే. ఓకే. ఓకే. ఓహ్! ఓకే. అంటే మీకు నిద్ర సరిపోయినా, సరిపోకపోయినా కరెక్ట్‌గా ఆ టైంకి లెగవాల్సిందే, ఇంకా ఖచ్చితంగా. అలారం మోగంగాలినే. ఓకే.
లేవాల్సిందే. ఆ! అదే అండి. అది చెప్పాను గదా! ఏదో కూరన్నాం బ బంగాళదుంపల వేపుడును, పెరుగన్నాం ఏదో పెడదాం ఏదో ప్లాను. బిర్యానీ ఏదో చేద్దావని. కొన్ని కూరలు తరిగి కూడా పెట్టుకున్నాను ముందు రోజు రాత్రి. ఇంకా ఒక అర గంటలో ఇంకా ముప్పావు గంటలోనో బయలుదేరిపోవాలి వాడు. ఆ! అరగంటే ఇంకా. ఇంకప్పుడేం చేయాలి? చేయనింక ఇడ్లీ పిండేదో సిద్ధంగా ఉంటే అది వేసేసి పంపిచ్చేశాను వాడిని. వాడిని హడావిడిగా లేపి, వాడిని తెవిల్చి, నేను తెమిలి, ఆ తర్వాత నేను హడావిడి పెట్టి, పడి వాడి హా వాడిని హడావిడి పెట్టి అలా అయిపోయిందనమాట. అమ్మ హ్మ్.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. మరి ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత మరి మన రోజు వ అంటే, డే టైమ్‌లో పడుకోవటం, లే ఒక గంట, 2 గంటలు పడుకోవటం ఏవన్నుందా?
ఆ! ఉందండి. అది మామూలుగంటే నాకు పొద్దున్నప్పుడు ఎందుకండి నిద్ర పట్టదు నాకెందుకో! అంతగా అన్నం తినే వరకు, అన్నం తిన్నాక కాసేపు పడుకుంటాను టైం కుదిరితే.
అవునా! అదేంటండి? మీ అసల మేమేం పనులు చేయకుండా, ఊరికే అట్లాగా ఫోను చూసి పక్క అట్లా చూడంగాలినే అది పొద్దున పూటైనా గూడా నిద్రొచ్చేసిద్ది. మీరెంత పని చేసినా గూడా మీకది నిద్ర <giggles> రాట్లేదా అలిసిపోయి?
అంటే అలవాటున గానీ అదీ మారిపోయిందిలెండి. న అది అక్కడికే ఒస్తున్నాను. మొన్న అలాగే అండి, కాఫీ తాగుతున్నాను. మా ఆయనకి కల్ కలిపిచ్చి ఫిల్టర్ కాఫీ నాకు ఫ్రెష్‌గా ఉంటుందనమాట. అదిష్టం. ఆహ్, కలిపిచ్చి, నేను కా తాగి ఈ లోపల మా మరిది వాళ్ళు ఒచ్చారు. అందరం మాట్లాడుకుంటున్నాం. అలా సోఫాలో కూర్చున్నాను. కాఫీ కా తాగేసి కాఫీ గ్లాస్ పక్కన పెట్టేసి, మాట్లాడుతూ, మాట్లాడుతూ అలా కూర్చొని నిద్రపోయానండి. <chuckles> తర్వాత <chuckles> నన్ను చూసి నాకే నవ్వొచ్చింది. నిజంగా ఏంటి నేనిలా నిద్రపోయాను. వాళ్ళందరొచ్చి మాట్లాడుతున్నారు గూడాను. ఒక్కసారి మెలుకు తెచ్చుకొని, ఇంక ఇవన్నీ చూసాక అండి, ఆ 2, 3 వరకు పనిచేయడం అన్న పద్ధతి వదిలేశానండి నిజంగా. మనకి సెట్టవ్వదు.
మారిపోయిందా? ఓకే. ఓకే. ఓకే. ఓకే. అవునా! <giggles> ఆ! ఓకే. ఓకే. ఏదైనా ఒక రోజుందా? ఒక ఒ ఈ ఒక్క రోజన్నా మనకు బాగా నిద్రపోదం. 8 గంటల పడుకుందాం అని చెప్పి, ప్లాన్ జేసుకొని పడుకున్న రోజేవన్నా ఉందా అట్లాగా?
నిజంగా. అలా నిద్రకు కరువాచిపోయినట్టు అయిపోయిందండి ఈ మధ్యన. <chuckles> మీరన్నట్టు.
అవునా! అంటే ప్లాన్ జేసుకుంటున్నారు అయితే మీరు, ఈ ఒక్కరోజన్నా పడుకోవాలి ఏదో ఒక రోజు అని జెప్పేసి.
ఆ! ఆ! అలాగే మొన్న ఈ వారం పడుకున్నానులెండి. కొంత అంతకు ముందర వరకు కొంత పనయ్యింది. ఆహ్, ఆఫీస్‌కి సంబంధించిన పనది సబ్మిట్ చేయడం అయ్యాక, ఇంకా చెప్పేసానమాట ఇంట్లో వాళ్ళతో. ఇంక నేను రేపు ఆదివారం, నేనెన్నింటికి లేచినా లేపొద్దు అని చెప్పేసి, చెప్పేసి, చెప్పేసి ఆ! చెప్పేసాను. కొంచెం వాళ్ళే మెల్లిగా లేస్తారు గాబట్టి, ఇబ్బంది లేదు. ఆ రోజే కొంచెం మా ఆయన 10 నిమిషాలు ఆయన ముంద లేచి, కొంచెం ఫిల్టర్ కాఫీ ఆయన ఇంక మిగతా పనులేమి రావు గానీ, ఆయన ఆ రోజు డికాషన్ తీసి, పాలు కాచి, నేను లేచేసరికి కొంచెం కాఫీ ఇచ్చారమ్మయ్యా! అనెంత ఫ్రెష్‌గా అనిపిచ్చిందో నిజంగా. ఎవరైనా
ఓకే. ఓకే. ఆ! ముందే జెప్పేసారా? మీ పనులు మీరు చేసుకోండి, ఇంక నన్ను లేపొద్దని. రె ఓకే. ఓకే. అమ్మ! ఇంట్లో గూడా సపోర్టుందయితే నిద్ర విషయలో. మీరు నిద్రపోతున్నారని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ పని ఆళ్ళు జేసుకుంటా. అదికాక మీ కాఫీ కలిసిపియో ఒక కలిపివ్వటం గూడా.
అదొక్కటి చేశారండి. దానికే చాలు. చాలా సంబరపడిపోయాను నేను నిజంగా. ఎంత హాయిగా అనిపిచ్చిందో!
అ అవునా! అంటే అదే మొదటిసారా అలా చేసివ్వటం వాళ్ళు?
ఆ! అంటే ఎప్పుడైనా ఆదివారాలు కల్పిస్తూ ఉంటారు. మిగతా అన్ని రోజులు అన్ని పనులు నువ్వే చేసుకుంటావు కదే! నువ్వే కాఫీ కల్పిస్తావు అందరికీ, నాకు అందరికీ. ఆదివారం ఒక్కరోజు ఆహ్, కుదిరినప్పుడల్లా ఆయనలా ఒక 10 నిమిషాలైనా నాకన్నా ముందర లేవడానికి ట్రై చేసి, నాకు కాఫీ కల్పిస్తూ ఉంటారనమాట.
ఓకే. ఓకే. ఓకే. అంటే అసలు ముందుగా మనకి ఈ నిద్ర అనేది ఆహ్, ఆహ్ కొన్ని కొన్ని సార్లు ఎలా అయిపోద్దంటే రోజంతా మంచిగా ప్లాన్ చేసుకున్నా కూడా వర్కౌట్ అవ్వదు కదా! అసలు మీరేమన్నా ఈ మధ్య ఏమన్నా ఒకటి ఇట్లా ఈ టైం వరకు ఈ పనే చేయాలి, తర్వాత ఈ పనులు ఇట్లా బే ప్లాన్ చేసుకోవడం, ఒక రొటీన్ అనేది మీరే టైమ్ టేబుల్‌లా పెట్టుకొని ఇంత టైంలో ఖచ్చితంగా నిద్రపోవాలి అని ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా మరి? అలా స్టార్ట్ చేశారా? ఓకే.
అను పెట్టుకున్నానండోయ్! ఆ! ఖచ్చితంగా పెట్టుకున్నానండి. ఇది ఇది అయింది చెప్పాను కదా! ఓ రోజు మా పిల్లాడిని స్కూలుకి పంపించడానికి హడావిడి అయిపోయిందని, ఇంకా అప్పటి నుంచి ఇంకా నేను పెట్టేసుకున్నాననమాట. 12 దాటి పని చేయకూడదు. ఎటు పరిస్థితుల్లో ఎంత పని ఉన్నా సరే! పిల్లోడు స్కూలుకెళ్లాగానే కూర్చోవాలి. కానీ రాత్రి కూర్చోకూడదు అని డిసైడ్ అయిపోయాననమాట. అప్పటి వరకు కొంచెం రెచ్చిపోయి ట్రై చే
అవును. ఓకే. ఓకే. ఇంకా రాత్రైతే ఖచ్చితంగా పన్నె 12 అవ్వాల్సిందేనా? ముగ్గు ముందు పడుకోవడానికి ఏం ప్రయత్నించట్లేదా మరి మీరు?
ఇంకా అంతకంటే ముందరవట్లే. అంటే ట్రై చేస్తున్నానండి. కానీ కుదరట్లేదు <chuckles> మరి. ఆ పని వల్ల ఇంట్లో నాకుండి కు కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువే. ఇంట్లో పెద్దవాళ్లు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారనమాట. రొండిటినీ చూసుకోవాలి. అప్పుడప్పుడు ఎవరో ఒకళ్లని, ఒకటి మా పిల్లాడు గురించో, లేదంటే మా అత్తయ్యగారి గురించో, మా మామగారి గురించో ఎవరో ఒకళ్ల గురించి హాస్పిటల్ తీసుకెళ్లి రావడం, కన్సల్టేషన్లు ఇవి కూడా ఉంటాయనమాట. శననాదివారాలైతే, అవి కూడా పడుతూ ఉంటాయి నాకు ఒక్కోసారి. అందువల్ల ఆహ్, ఈ ట్రై చేస్తున్నానండి. ఇక మీదట మాత్రం అదే అనుకుంటున్నాను. ఒక 6 గంటలు కనీసం నిద్రపోయేలా చూసుకోవాలి. మళ్లీ పవర్ నాప్స్ అనేవి కూడా ఒక అన్నం తిన్నాక కనీసం అరగంట నుంచి, ఇంకా ఆదివారం అయితే ఒక గంటన్నర అలాగేనే నిద్రపోతాం మధ్యాహ్నం.
అవ్వట్లేదా? ఓకే. అవునా! ఓకే. ఓకే. అయ్యో! ఖచ్చితంగా ఉండాలండి. పవర్ నాప్స్ లేకపోతే అసలు బతకలేము మనం ఇంకా అసలు.
బతకలేమండి. లేదంటే ఇంకా ఇంట్లో వేలాలు కోలాళ్లు కూడా చేసేస్తున్నారు నన్ను. ఇంకా మా ఇంట్లో అందరూను, "ఏమే! ఏరా, మీ అమ్మ పడుకుందా మధ్యాహ్నం? దాన్ని బట్టి మాట్లాడదాం మనం సాయంకాలం." <laughs>
ఆహా! <chuckles> అంటే ఏంటి మీ అంటే అందువల్ల తర్వాత మీ బిహేవియర్ అలా మారిపోతదన్నా? పడుకున్న తర్వాత ఒకలాగా?
అంటు ఆ! అననమాట ఏదో వేళాకోళం చేయడం. అందువల్ల ఆహ్, ఆహ్, అందుకనే అమ్మ
ఓకే. ఓకే. స్క్రీన్ టైమ్, స్క్రీన్ టైమ్ తగ్గించారా మరి? ఫోన్లు ఇవి కూడా మనకి నిద్రల మీద బాగా ఎఫెక్ట్ పడతాయి కదా ఈ మధ్య.
నాకు ఫోన్ అంతా ఫోన్ అంటే నిజంగా సోషల్ మీడియాలో ఉండడం, ఫోన్లు ఎక్కువ పట్టుకోవడం అంత టైం ఉండ్ నిజంగా ఉండదు నాకు. కానీ అలాంటి వాళ్లని చూశాను. మా తమ్ముడు ఒకడున్నాడండి బాబు. వాడు ఎంతకీ ఫోన్లు పట్టుకొని వదలడు. అర్ధరాత్రి 1 2 అలా కూడా నేను మధ్యరాత్రి ఎప్పుడైనా లేచి ఏదైనా ఫ్రిడ్జ్‌లో పెట్టడం మర్చిపోయానేమో అని చూసేసరికి, వాడలాగా ల్యాప్‌టాప్ ముందర గేమ్ ఆడుకుంటూ ఆ షూటింగ్ గేమ్లని అవి ఆడడం, లేదంటే ఫోను పట్టుక్కుర్చోడం. అది గ్రూప్ గేమ్ కూడా ఆడతాడండి మా వాడు. మా తమ్ముడు ఇలాగ ఒక నాలుగు నలుగురు ఫ్రెండ్స్‌ని వేసుకొని
అవునా! అవునా! ఓకే. ఆ! ఓకే. అ అంత అర్ధరాత్రి పూట వాళ్ల ఫ్రెండ్స్‌తోనా? ఓకే. మరెప్పుడైనా మరి
హ్మ్. అది మాట్లాడుతూ, ఆడుతూ ఉంటాడు.
ఆ! ఓకే. మరి ఎప్పుడైనా చెప్పారా పొ నిద్రపోమని చెప్పేసి?
ఆ! "చెప్పానేరా, టైమ్ చూసుకోరా? మనకి నిద్ర అనేది చాలా ముఖ్యం. అది నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. అందువల్ల జాగ్రత్తగా విను."
ఆ! వాళ్లకి తెలిసొచ్చేదిలెండి. తర్వాత నిద్ర ఎంత ముఖ్యమైనది. చిన్నప్పుడు మేము అంతే. ముందు ఆహ్, ఎప్పుడైనా ఆదివారాలొస్తే పొద్దున్నే 6కి లేసి ఆడుకొని వచ్చే సాయంత్రం ఎప్పుడుకో వచ్చేవాళ్లం. కానీ ఇప్పుడు ఆదివారం వస్తే చాలు నిద్రపోవాల్సొచ్చేస్తుంది ఫస్ట్ మేము తెలుసుకున్నట్టే వాళ్లు తెలుసుకుంటారు ఖచ్చితంగా.
<chuckles> అంతే కదా! ఆ నిద్ర విలువ ఎన్ని మీరన్నట్లు ఎవరికి వాళ్ళకి తెలియాలండి. ఎవరి స్వానుభవంతో వాళ్ళకి తెలుస్తుంది. <chuckles>
ఎవరికి వాళ్ళకే తెలియాలి. ఖచ్చితంగా అండి. అయితే చాలా బాగా చెప్పారు నిద్ర గురించి దాని వల్ల వచ్చే ఆహ్, ఎ అది ఎలా ఉపయోగపడుతుందనే దాని గురించి బాగా వివరించారు. అయితే మళ్ళీ సమయం దొరికినప్పుడు ఇలాంటి విషయాల గురించి మళ్ళీ మాట్లాడుకుందామండి. ధన్యవాదాలండి.
నిజంగా. ధన్యవాదాలండి.